మనము మనసు మనంతట, మనము ఎన్ని పనులు నేర్చుకున్నా సరే, కొన్ని కొన్ని సార్లు మనకు సలహా ఇవ్వడానికి, మనకి ఓ మనల్ని ఒక దారిలో ఉంచడానికి ఒక మెంటార్ అనేది అవసరం ఉంటుది. సో, మీరొకరిని ఎంచుకోవడానికి, మీరు పర్సనల్‌గా ఏమేమి చూస్తారనమాట, వాళ్ళలో ఎలాంటి క్వాలిటీస్ చూసి మీరు ఎంచుకుంటారో, కొంచెం చెప్తారా?
అవును. హ్మ్. అంటే ఇప్పుడు, మీరన్నట్టు నిజము, ప్రతి ఒక్క పని మనంతటికీ మనం చేయలేమనమాట. ఎవరి దగ్గర నుంచైనా, సలహా తీసుకోవాలి. ఆ మెంటర్ అనే వాళ్ళు మన స్నేహితులు అవ్వచ్చు, లేకపోతే మన టీచర్స్ అవ్వచ్చు. కాలేజ్‌లో చెప్పే టీచర్స్ కావచ్చు. లేకపోతే మన క్లోజ్ అంటే క్లోజ్ చుట్టాలు కూడా, కొంతమంది ఉన్న ఉంటారనమాట. అంటే, మనం ఏదన్నా ఆహ్, అర్థం కాని విషయం ఏదన్నా, నేర్చుకోబోతుంటే, వాళ్ళు సహాయం చేస్తారనమాట. సో, మనం చూజ్ చేసుకునే వాళ్ళు ఎలా ఉండాలంటే, మనం ఏదైతే పని చేస్తున్నామో, దాని మీద వాళ్ళకి అవగాహన అనేది ఉండాలి. అలానే వాళ్ళని సలహా అడిగినా సరే! వాళ్ళు చెప్పే విధంగా ఉండాలి.
అవును. అవునండి. అవునండి. ఓకె. ఓకె, ఓకె.
ఇప్పుడు మాకూ ఆహ్, చాలా అంటే ఇప్పుడు, మనం బీటెక్ లైఫ్‌లో అనంగానే చాలా మందికి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ అప్పుడు, చాలామంది పిల్లలు ఏంటంటే, ఇప్పుడు నేను చు చూస్తే మా ఫస్ట్ సెమిస్టర్ అప్పుడు ఆహ్, చాలా అంటే, చాలా మందికి బ్యాక్‌లాగ్స్ అనేవి పడిపోయినాయయి. ఎందుకు? వాళ్ళు ఒక ప్రాపర్ స్టడీ ప్లాన్ అనేది ఏది లేకుండా, ఎలా పడితే అలా చదవటం కానివ్వండి, చాలా మంది అంటే, నేను కూడా అలానే చేసేదాన్ని. అంటే లక్కీగా పాస్ అయ్యాను అనుకోండి. అయినా సరే లేవండి. పాస్ అయిపోయా ఫస్ట్ ఇయర్ మొత్తం బ్యాక్‌లాగ్స్ లేదు. ఆ! లేదు లేదు. ఆ! ఇంకా దేవుడి దయ వాళ్ల అంటే పడిద్ది, అనుకున్నాను ఒక సబ్జెక్ట్‌లో ఏంటంటే ఆహ్, ఈడీ అంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని ఉండద్ది కదా! సిఇజీ అని చెప్పి అంటాము. అది ఎంత హార్డ్‌గా అనిపించిందంటే నాకు, ఇందులో తప్పకుండా, బ్యాక్‌లాగ్ పడిద్ది. ఇంట్లో ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలి? అని చెప్పి పడక ముందు, నుంచే ఆలోచించాను నేను. ఇంకా యాహ్! అలా ఏదో, ఇక చదువుకుంటూ, చదువుకుంటూ క్లియర్ చేశాననుకోండి. జస్ట్ బోర్డర్ పాస్ కూడా కాదు. 15 మార్కులు ఎక్కువ వచ్చాయి అందులో. ఇది పక్కన పెడితే, చాలా మంది సెమిస్టర్ ఎక్సా‌మ్స్ రేపు మొదలవుతాయి అనంగా, ఈరోజు రాత్రి మొదలు పెడుతున్నారు, చదవటం.
చెప్పండి. అవును. ఓకె. అవునండి. ఏవైనా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా మీకు? ఒక్కటి కూడా? <giggles> ఓకె. ఓకె. గుడ్. ఓకె. యాహ్! యాహ్! ఓకె. వెరీ గుడ్. ఓకె. ఓకె. అవునండి. ఫుల్ ఓవర్‌నైట్ కూర్చొని, ఒకటే నైట్ బ్యాటింగ్ చేసేస్తరు. అసలు ఆహ్, అసలు, ఎ అంత స్టఫ్ ఉంటదా? అంత ఒకటే రోజులో, బ్రైన్‌లో అంత స్పేస్ ఉంటదా? అనిపిస్తది. అంటే, కన్ఫ్యూజ్ అవుతారు కదా! 4, 5 టాపిక్స్
1 డే బాటింగ్ అంటారు కదా! హ్మ్. అదే. అవును. ఆ! అసలు మన మీద మనకే డౌట్ వచ్చిద్దండి. ఎలా చదువుతున్నాం, ఇవన్నీ? 5 యూనిట్స్ కలిపి, ఒక్క మిడ్‌లో చదవలేని టాపిక్స్ మనం మిడ్ ఇంటర్నల్‍లో చేయలేనివి. ఎక్స్టర్నల్‍లో 5 టాపిక్‌లు, ఒక రోజు రాత్రి ముందు ఎలానో అనుకుంటే, చాలా కష్టమండి అసలు. కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు నేనే అండి, ఆ! ఇది నైట్ మొదలు పెడతానన్నమాట, రేపు ఎగ్జామ్ అనంగా. యూనిట్, యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్‌లని వెతుక్కుంటూ, ఒత్తిడికి గురైపోతానండి చాలా అంటే చాలా.
అవును. అవును. ఓకె. <chuckles> ఓకె. ఓకె. అయితే, మీరు ఎప్పుడన్నా, ముందు నుంచి చె ప్రిపేర్ అయ్యి అవ్వకుండా సడెన్‌గా 1 డే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసిన అనుభవం ఉందా?
మరి, ఇప్పుడు నాకేంటంటే హ్మ్. హ్మ్. హ్మ్. తప్పకుండా అండి. మీరు ఈ క్వెషనూ ఏ బీటెక్ కాలేజీకెళ్ళినా సరే ప్రతి ఒక్క బీటెక్ చదివేవాడు చేయి లేపుతాడనమాట ఇందులో, అంత ఎక్కువగా ఫాలో అయిపోతారు ఇది.
<chuckles> అయితే ఒక్క రోజు చదివినా కూడా మంచి మార్క్స్ వచ్చేస్తే ఆహ్, మీకు ఎలా అనిపిస్తది? ఒ ఒక సూపర్ పవర్స్ ఉన్నాయి. నేను నార్ నా ఒక నార్మల్ హ్యూమన్ కాదు అనిపిస్తదా మీకు? <giggles>
హ్మ్. నిజంగా అండి! కొన్ని సందర్భాలనిపించినాయి కూడ. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ ఉండిద్దండి మాది ఈడీసీ అని జెప్పి ఒక సబ్జెక్ట్ ఉంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్‌లో ఉందిది. ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్ అని చెప్పి. ఇది ఏంటంటే నేను ఒక క్లాస్‍‌కెటెండవ్వలేదు, క్లాస్‍‌కెటెండైయినా సరే కింద ఫోన్‌లు బెట్టుకొని, ఫోన్‌లు జూసుకోవడం గానివ్వండి కొరియన్ డ్రామాలు అలువటు చేయడం. ఇవన్నీ జేసేదాన్ని.
ఓకె. ఓకె. ఆ! అస్సలు అవును. ఫోన్స్ ఉన్నాక ఇంకెక్కడ కాన్సంట్రేషన్ అసలు. యాహ్!
హ్మ్. అసలు తినడం గానివ్వండి. మధ్య మధ్యలో అటు వొంగి, ఇటు వొంగి తిండం. లంచ్ జేస్తవు. ఇన్నీ చేసిన మేము ఆ సబ్జెక్ట్ మీద అసలు ఫోకస్సె పెట్టలేదన్నమాట.
అవును. ఓకె.
ఇలా వచ్చేసరికీ ఆ సబ్జెక్ట్ ఇంకా అసలు ఏం సిలబస్ తెలీదు మాకు. ఎగ్జామ్ ముందు రోజు ఆ సబ్జెక్ట్ అనేది ఓపెన్ జేస్తే కొత్త సినిమా లాగా గనిపించింది, ఇదేంటి అసలు ఇవి ఎక్కడుంది! ఈ మేడం ఎప్పుడు చెప్పిందని.
ఓకె. మొత్తం సర్‌ప్రైజ్ అన్నట్టు ఉంటది. యాహ్!
అసలు నిజంగా అండి. ఏమర్థం గాక ఓపెన్ జేస్తే. అప్పుడు మొదలుపెట్టాను, నాకు ఏంటంటే చదివిందేదైనా సరే నేనూ క్లారిటీగా చదువుతాను. కొంతమంది ఏంటంటే ఆ ఉన్న లైన్ పదిసార్లు బెబెబెబా అని చెప్పేసి అదే గుర్తుపెట్టుకుంటారు. కానీ నేనేంటంటే
అవును. అంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ వరకు గుర్తుంటే చాలు. తర్వాత గుర్తున్నా, మర్చిపోయినా పర్లేదు అన్నట్టు తాత్కాలికంగా. <chuckles> యాహ్!
అదే అది నేను, అది కూడా ఫాలో అవుతాననుకోండి. ఆహ్, ఎలా అంటే ఇప్పుడు నేనూ వాళ్ళు నోట్స్‌లో ఉన్నదున్నట్టుగానే సదవటానికి ప్రయత్నిస్తారు. నేను చెప్తున్నాను మీరు నమ్ముతారో లేదో, నా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కానివ్వండి సెకండ్ సెమిస్టర్ కానివ్వండి. ఎం 1 ఎం 2 తప్పితే మిగతా అన్ని సబ్జెక్ట్స్ నేను చాట్‌జిపిటి నించే చదివాను.
ఓకె. ఓకె. అవునా? <giggles> మీరు చాలా లక్కీ జనరేషన్ అండి యాక్చువల్లీ మీకు చాలా ఈజీ అయిపోయింది. లేకపోతే ఒకప్పుడైతే ఆ నోట్సు, ఈ నోట్స్‌లోంచి ఆహ్, గ్యాదర్ చేసి, మేమే మా నోట్స్‌ ప్రిపేర్ చేసుకొని, చాలా కష్టపడిన రోజులున్నాయి అప్పట్లో యాహ్! ఓకే.
మొత్తం చాట్‌జి‌పిటి‌యే. అవును. హ్మ్. నిజంగండి. అవును. అవును. ఇది చాట్‌జి‌పిటి‌కి నుంచే చదివేదాన్ని, ప్రతి నాకు చెప్పాలంటే 8.56 వచ్చింది. టోటల్ ఫస్ట్ ఇయర్‌కి. అక్కడ ఏంటంటే ఇదే సెకండ్ ఇయర్‍‌లో కూడా మేము చేయాలనుకున్నప్పుడు, సెకండ్ ఇయర్‍ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌ మనకు అన్నీ బేసిక్స్ ఉంటాయన్నమాట. మ్యాథ్స్ కానివ్వండి, ఎమ్‌ 1, ఎమ్‌ 2, మ్యాట్రిసెస్ మనం చదివి ఇంటర్‍‌లో చదివినయే ఉంటయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ. సెకండ్ ఇయర్ కోర్ దగ్గర నుంచి క్లాస్‌ల మీద ఎలా ఫోకస్ పెట్టలేకపోతుండే, మా మెంటర్ ఒక సార్ దగ్గరికి వెళ్ళాము మేము.
ఓకే. ఓహో! ఓకే. వెరీ నైస్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే.
సార్ ఇది ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌ అనేది మేము ఇలా చేసి ఆడతా, పాడతా చదివేసాను సార్. ఈ సెకండ్ ఇయర్‍ నుంచి అసలు అర్థం కావట్లేదు. మాకు అక్కడ ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. మాకు ఇక్కడొకటి చెప్తున్నారు, మళ్ళీ ఇంకొకి దగ్గరికి ఏళ్తే నోట్స్‌లో ఇంకొక రకంగా బు ఆహ్ టీచర్స్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అని చెప్పి పంపించేస్తున్నారన్నమాట. పీపీటీలో ఒకటి ప్రిపేర్ చేసేసి మొత్తం నోట్స్‌ అంతా. అక్కడ ఒకటి ఉంది సార్ అర్థం అవ్వట్లేదు అంటే, మా మెంటార్ దగ్గర మేము ఒక సలహా అనేది అడిగామన్నమాట. ఎలాంటిది ఫాలో అవ్వాలి? ఈ సెకండ్ ఇయర్ కోడింగ్ సబ్జెక్ట్స్ అనేవి వస్తున్నాయి, ఎలా ఫాలో అయితే చేయగలుగుతాం అని చెప్పి అడిగాము. సార్ మాకు ఒకటే చెప్పారు. ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు సార్‌కి ఏమని చెప్పాను అంటే సార్ నాకు అస్సలు రావట్లేదు, నాకు అర్థం అవ్వట్లేదు. కోడింగ్ కాకుండా ఇంకొకటి వేరే అల్ట్రర్నేటివ్ ఏదైనా ఉందా? ఇంకా మంచిగా ఆహ్, ఫ్యూచర్ స్కోప్ కనిపియడానికని చెప్పి అడిగాను.
అయితే? ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకె.
ఆ సార్ ఒకటే చెప్పారు. "అసలు నువ్వు ఎందుకు, నీ వల్ల కావట్లేదు, అని అనుకుంటున్నావు. ఎప్పుడైనా ప్రయత్నించావా? చదవటం దాని మీ దాని గురించి" అని అడిగాడు.
అవును. ఓకె. ప్రయత్నించాను అని చెప్పారా? <chuckles> ఓకె.
నేను చెప్పాను, "లేదు సార్ అసలు లేదు సార్ అసలు నాకు" అంటే, చెప్పేసాననమాట. నిజాయితీగా, ఒప్పేసుకోవాలి. అడిగి దైర్యంగా అడగటానికి వెళ్ళినపుడు, అక్కడ కూడా అబద్ధాలు చెప్పమనుకోండి, ఇగ మనం ఎందుకు ఉన్నామో, మనకు కూడా అర్థం కాదు. హ్మ్.
అవును. అవునండి. ఏదున్న నిజం చెప్పి క్లారీ అంటే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తది మీ మైండ్ సెట్ ఏంటి అనేది దాన్ని బట్టి, వాళ్ళు ము కూడా మీకు సలహా ఇవ్వగలరు.
అవును. చెప్పా. అవునండి. ఇక చెప్పేసాననమాట. సార్, నేను ప్రయత్నించలేదంటే" మా సార్ ఒకటే అన్నాడు. "నువ్వు అసలు ఎలాంటిది ప్రయత్నించంది, అది ఏంటిదో నీకు తెలీదు. దానివల్ల యూజ్ ఏంటో నీకు తెలీదు. అది ఎక్కడి నుంచి చదవటం మొదలుపెట్టాలి, అది చదివితే నీకు ఫ్యూచర్‍లో వచ్చే ఉపయోగాలు నీకు తెలియవు. ఇవన్నీ తెలుసుకోకుండా, అసలు, నువ్వు ఒక్కసారి అవి ప్రయత్నించి, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తేనే కదా! నీకు అదేంటిదో, అవగాహన అనేది వచ్చేది. ఎలాంటి అవగాహన లేకుండా, "నాకు రావట్లేదు సార్ నేను వినను సార్ అంటే, ఏది ఏమని జరిగిద్దమ్మా తల్లి" అన్నాడు.
యాహ్! అవును. అవును. అవును. అవునవును. యాహ్! గుడ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ‌ఆల్, సెల్ఫ్ డౌట్ మీకు మీది మీకు ఉండే కదా! నేను చేయగలనో, లేదో అని? ఆహ్, సో, ఇది జరిగి ఎన్ని మంత్స్, ఆర్ ఇయర్స్ అయింది ఈ ఇన్సిడెంట్.
అది అన్న తరువాత, ఇంకా హ్మ్. అవును. ఖచ్చితంగా! హ్మ్. అవును. అవును. అంటే, ఇది ఏంటంటే సెకండ్ ఇయర్ చది చదివేటప్పుడు, జరిగిందనమాట ఫస్ట్ సెమిస్టర్.
ఓకె. ఓకె. ఇప్పుడు మె మీరు ఏ ఇయరు?
ఫస్ట్ సెమిస్టర్ అప్పుడు జరిగింది. థర్డ్ ఇయర్, ఫస్ట్ సెమిస్టర్ అనమాట.
ఓకె. మీకు ఇంకా సెల్ఫ్ డౌట్ అనేది ఉందా? మీ మీద మీరు వర్క్ చేసుకున్నారా? <chuckles>
లేదండి. ఆ రోజు మా సార్ ఎప్పుడైతే చెప్పారో, నేను ఒకటే అనుకున్నాను. నిజంగా అసలు, "నేను అది కోడింగ్ అనేది స్టార్ట్ చేయగముందే నా వల్ల గాదు, నేను చేయ్యలేను" అని చెప్పి ఎందుకు అనుకుంటున్నాను? నా మీద నాకు నమ్మకం లేకపోతే ఇంక నేను చదువుతున్న చదువుకి అర్థం ఏమిటి? ఇంకా అసలు, ఇవన్నీ ఇ ఇంత దూరం పొద్దున్నే లేసి, ప్రయాణించి, కాలేజ్‌ కొచ్చి, ఇవన్నీ ఎందుకు? అని ఆలోచించుకున్నా. అవును. ఇ ఇలా ఆలోచించుకున్న తర్వాత మా సార్ చెప్పింది, ఒక్కటే నేను ఫాలో అయ్యాను. సార్ ఏమన్నాడంటే, "నువ్వు ప్రతిదాన్ని ఇప్పుడు నీకు ఒకటి ఇంట్రెస్ట్ అనేది ఉండిద్ది. నీకు సి లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. చర్ నువ్వు స్టార్ట్ చెయ్యి, నువ్వు ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీస్ ఉన్నాయి. అవి యూజ్ చేసి, నీ మీద నువ్వు నమ్మకంతో ఒక చిన్న అడుగనేది ఎక్కు. దాని తర్వాత నీకు ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. సోషల్ మీడియాలో, యూట్యూబ్‍లో ఎన్నో క్లాసెస్ అనేవి ఉన్నాయి. చిన్నగా మొదలుపెట్టి ప్రయత్నిచ్చు. నీకు అప్పటికి రావట్లేదు అన్నప్పుడు నువ్వు క్విట్ అవ్వు గానీ, అసలు మొదలు పెట్టకుండానే భయంతో క్విట్ అయిపోతాను అని అంటే అసలు అలాంటివి అనేవి తీసుకోకు డిసిషన్స్." అన్నాడు, మా సార్.
ఓకె. ఓకె. అవునండి. <giggles> అంతే గదా! యాహ్! యాహ్! యాహ్! ఓకె. ఓకె. ఓకె. అవును. అవును. ఎ అంటే, మీ సార్ చెప్పింది ఏంటంటే, "ఒకటేసారి పెద్ద గోల్‌లాగా చూడకుండా, చిన్న చిన్న యాంబిషన్స్ పెట్టుకొని, చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని, దాని త్రూ సా వెళ్తూ ఉంటే, పెద్ద టార్గెట్‌కి రీచ్ అవ్వడం కొంచెం సులభం అవుతుంది." అన్నట్టు చెప్పారు.
అవును. హ్మ్. అవును. అవును. ఇలా ఎలా అంటే, నాకున్న కన్ఫ్యూజన్ మైండ్‌లో నేను ఖచ్చితంగా సార్ దగ్గరికెళ్ళి, సలహా అనేది కోరుకుంటాను. అది ఆ సార్ నాకు ఎలాంటి సలహా ఇవ్వాలని కోరుకుంటా అంటే, దాని వల్ల నేను నా గోల్‍ని ఇంకా స్ట్రాంగర్ చేసుకొని, ఇంకా ఎక్కువ సాధించగలిగేదే నేను కోరుకుంటాను గదా! అలా వెళ్ళిన దగ్గర, సార్ అది నేను ఎలా అయితే చెప్పారో, "నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో అమ్మ, నువ్వు స్టార్ట్ చెయ్యి, అది నువ్వు సక్సెస్ అవుతావా? ఫెయిల్ అవుతావా? సెకండరీ. అది పర్లేదు. నువ్వు ఏదైనా అవ్వచ్చు." హ్మ్. ఇప్పుడు ఫెయిల్ అయిపోయిన వెంటనే
ఓకె. యస్. ఓకె. యాహ్! ఇది ఇంపార్టెంట్ అండి చాలా. యస్, యస్. సో ఇ‌ర్‌రెస్పెక్టీవ్ ఆఫ్ విన్నింగ్ అంటే, విన్ అయతమా? లేదా? సక్సెస్ అవుతామా? లేదా? అనేది పక్కన పెడితే, మీ పార్టిసిపేషన్ ఎంతుంది? మీ ఎనర్జీ ఎంత పెడుతున్నారు? అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ.
అవును. అవును. ఖచ్చితంగా. ఆ! "ప్రయత్నిచ్చావా లేదా అన్నది ముఖ్యం తల్లి. నువ్వు ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యావనుకో, అందులో నుంచి నువ్వు ఎక్కడ తప్పు చేసావు అన్నది నేర్చుకొని, నెక్స్ట్ టైమ్ ఆ తప్పుని రిపీట్ చేయకుండా ఉంటావు. అది కూడా ఒక క కైండ్ ఆఫ్ అదృష్టమే" అని చెప్పాడు.
యాహ్! అవును. అవును. ఒక లెర్నింగే ఎప్పుడు. ఈ జీవితంలో ఎప్పుడు ఏదో ఒక లెర్నింగే కాబట్టి ప్రతి దాంట్లో మనం నేర్చుకుంటూ ఉంటాము.
హ్మ్. అవును. అవును. ఇలాంటి ప్రతి దాంట్లో నేర్చుకుంటూ ఉంటాము. చాలా మంది పిల్లలైనా సరే ఎవరైనా సరే, ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఇది చేయ్యాలా? వద్దా? ఈ బిజినెస్ పెట్టాలా? వద్దా? అని చెప్పి 100 సార్లు ఆలోచించుకుంటారు అన్నమాట ఏదైనా మొదలుపెట్టే ముందు. ఎంత భయంతో మనము కొన్ని సందర్భాల్లో ఎలా అంటే సక్సెస్ అవ్వకుండా లాస్ అయిపోతామో అని చెప్పి ఆలోచిచుకుంటూ అసలు బిజినెసే పెట్టని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చూస్తుంటే. హ్మ్. ఆ!
అవునండి. అవును. అంటే రిస్క్ రిస్క్ తీసుకుంటేనే ఆహ్, లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్‌కెళ్తాము అంటారు.
అవునండి. కంటే అన్ని సందర్భాలు 100%లో 99% మనం భయంతో ఏ పని చేయకుండా ఆగిపోతున్నారు చాలామంది జనాలు. ఈ భయాన్ని పక్కన పెట్టి సరే ఇ ఒకసారి ఏదైనా జరిగితేనే కదా మనకి తెలిసేది. ఇన్‌కేస్ మనం సక్సెస్ ఎదురైతే? ఎందుకు తప్పుగా ఆలోచిచి మనకి లాసే అవుతుందని చెప్పి ఎందుకు ఆలోచించాలి? అలా హ్మ్.
భయం లేకుండా. అవునండి. అవును. అవును. సక్సెస్ అయితే మంచిదే. ఒకటి ఒకవేళ లాస్ అయితే ఆ లాస్‌ని కవ ఎలా కవర్ చేసుకోవాలి? లేకపోతే అసలు లాస్ ఎందుకు వచ్చింది? మన దగ్గర ఎందుకు తప్పైంది? ఏం తప్పులు చేసాం? అనే దాన్నుంచి ప్రొడక్టివ్‌గా నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. యెస్. యెస్.
అవును. ఆ! అవన్నీ ఆలోచించుకోవాలి. నెక్స్ట్ టైమ్ అనేది రిపీట్ చేయొద్దు. హ్మ్, 10 మందికి కూడా చెప్పొచ్చు. ఇది తప్పు జరిగిందిరా! ఇక్కడ మీరు ఇలాంటి మిస్టేక్ చేయకండి. అని చెప్పి 10 మందికి కూడా సలహా ఇవ్వచ్చు. మనం ఏదైతే లాస్ అయ్యామో అక్కడ జరిగిన సిం సందర్భాన్ని సిట్యుయేషన్‌ని బట్టి మనం 10 మందికి కూడా సహాయం చేయొచ్చండి.
అవును. సో లాసా? ప్రాఫిటా? పక్కన పెడితే ప్రతి ఒక్కటి లెర్నింగే అండి జీవితంలో. ఒక స్టెప్ ముందుకెస్తేనే మన కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటికొచ్చి, ఒక స్టెప్ ముందుకేస్తేనే మనం ఏంటనేది మనం తెలుసుకుంటాం. మన స్టామినా, మన స్ట్రెంత్, మన వీక్నెస్, అనేవి కూడా మనకు అర్థం అవుతుంటాయి. ఓకె. మీరు చాలా బాగా వివరించారండి. మీరు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారో, మీ మెంటర్స్ ద్వారా మీరు ఎలాంటి సలహాలు పొంది, ఇప్పుడు ఎంత చక్కగా మీరు సెల్ఫ్‌డౌట్ లేకుండా, మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకెళ్తున్నారో బాగా వివరించారండి. మళ్ళీ కలుద్దామండి, ఖచ్చితంగా. ధన్యవాదాలు.
అవును. అవును. అవునండి. ఖచ్చితంగా. అవునండి. అవును. ధన్యవాదాలండీ. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీతో మాట్లాడినందుకు. తప్పకుండా మళ్ళీ మాట్లాడుదాము. ధన్యవాదాలు.